ఆ! ఇప్పుడు స్మాల్ స్ట్రెచ్‌లు అంటే‌ కొ బాడీ స్ట్రెచ్‌ని, బాడీ ప్రతీది చిన్న చిన్న స్ట్రెచెస్ ఇవ్వడము. వాళ్ళకి బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పించడం. రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించడము, ఒక షార్ట్ వాక్‌కి ఎళ్లి అలా గాలి పీల్చుకొని రమ్మని చెప్పడము. లేకపోతే ఒక పని మీదే ఫోకస్ చేసే పనులు ఉంటాయి. అలాగే ఒక చిన్న చిన్న పెన్సు, చిన్న చిన్న క్లిప్సు, చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్నవన్నీ నేల మీదేసేసి. మన కాళ్ళతో, ఆ బొటన వేళ్ళికి ఆహ్, పక్కదాని పక్కనున్న వేళ్ళి. ఆ రెండిటితో పట్టుకొని లేపి పక్క పక్కన పెట్టిచ్చాలి. అలాగా ఒక టెక్నిక్‌ ఉంది. ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఇది కూడా మంచి టెక్నికండి. నిజంగా. హ్మ్.
ఆ! మన కాళ్ళతో అది అంటే మనం ఫుల్‌ ద్య‌స్ చేతులతో అ చేసేస్తాం కాబట్టి ధ్యాస పెట్టక్కర్లే. కాళ్ళతో ఒక వస్తువుని కాళ్ళ మధ్యలో పెట్టి పక్కన‌ పే లేపి పెట్టడం అనేది ధ్యాస పెట్టాలి. అలా చేపిస్తే వాళ్ళ ఫోకసనేది షిప్టవుతుంది. ఒక స్ట్రెస్ నుంచి చక్కగా ఒక పని మీదకి ఆ! బయటకొస్తూ ఉంటుంది. ఇలాంటి టెక్నిక్స్‌ని ఫాలో అవుతూ, చక్కగా మానసిక ఒత్తిడిని, ఈ శరీర సంకేతాల ద్వారా క కనిపెట్టుకొని ముందుగానే వాటిని నివారించుకోవచ్చండి.
హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. బయటకొస్తారు. హ్మ్. నివారించుకోవచ్చు. చాలా చక్కగా వివరించారండి. అంటే, ఒక మానసిక ఒత్తిడికి గురైతే గనుక ఏం చేస్తే అది తగ్గుతుంది? అలాగే మీరు చేసే కొన్ని టెక్నిక్స్. ఇవన్నీ కూడా చాలా బాగా వివరించారు. మీతో మాట్లాడ్డం ఇలా చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ తప్పకుండ కలుద్దాం.
అవును. <giggles> నాకు తప్పకుండా. చాలా సంతోషం. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.

హ్మ్. అవునండి నిజమే. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా! డాక్టరు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఒత్తిడిలో ఉంటే గనుక ఎక్కువ తినేస్తూ ఉంటాననుగాని. లేదా అసలు తినననిగానే చెప్తూ ఉంటారు.
అవును. ఆ! ఎక్కువ తినేస్తూ ఉంటాను. ఎమోషనల్ ఈటింగ్ ఆ! అలాగా ఉంటుంది. సో, ఎమోషనల్ ఈటింగుంటుంది. అలాగే ఓవర్ ఈటింగుంటుంది. అలాగే లెస్ ఈటింగుంటుంది. ఎనోరెక్సియా నెర్వోసా అని ఒక హ్మ్, మానసికంగా అది మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఎనోరెక్సియా నెర్వోసా అనే ఒక థింగ్ ఏంటంటే "అయ్యో! నేను సన్నగా ఉండాలి." అంటే సొసైటీ ఒక బ్యూటీ స్టాండర్డ్స్‌ని సెట్ చేస్తది కదా! అమ్మాయిలు ఇలానే ఉండాలి. వాళ్ళు కొంచెం లావైనా, కొంచెం అందంగా తగ్గిపోయినా, కొంచెం యాక్నీ వచ్చినా అమ్మో! నేను అందంగా లేనేమో అన్న ఇన్‌సెక్యూరిటీ ఆ కాంప్లెక్స్ డెవలప్ అయిపోతుంది. ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ అయిపోతూ ఉంటాయి. అలా మానసిక ఒత్తిడికి గురయ్యి వాళ్ళు తినడం మానేస్తారు.
హ్మ్. అవును. ఓహో! అవును. అవును. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. హ్మ్. అన్ అంటే మీరు ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మీకు అంటూ ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయండి?
తినరు. అనొరెక్సియా నెర్వోజా నాకు నాకు 2 విధాలుగా, నాకూ ఒక కన్‌క్లూజన్‌కి నేనొక పొలిక్కి రాలేను. <giggles> ఎందుకంటే కొన్నిసార్లు నేను డైట్ చేస్తాను. స్ట్రిక్ట్ డైట్ చేస్తాను. నాకు మ మెంటల్‌గా ఏమన్నా అప్సెట్ అయ్యాను, ఆహ్, డిప్రెషన్‌లో ఉన్నాను అంటే అసలేమీ ముట్టుకోను. అంటే నేను ఆల్రెడీ ఎవ్రీ డే ఫాస్ట్ చేస్తాను. 1 మీల్ ఎ డే. అలాంటి టైమ్‌లో ఎక్స్‌టెండెడ్ ఫాస్ట్ చేస్తా. 23 గంటలు, కాస్త 48 గంటలు ఫాస్ట్ అయ్యి నీళ్ళు తప్ప ఏమి తాగకుండా అలా చేస్తాను. ఆ! ఎక్స్‌టెండెడ్ ఫాస్టింగ్ వద్
ఓకే. ఓకే. ఓహో! మరి అలా అయితే మీ బాడీ తీసుకోగలదా? అంటే మీకు నీరసం అనేది రాదా?